అన్ ఆహ్, మొత్తము ఎలా అంటే కంటెంట్ ఎలా జెప్తాడంటే, వ అసలు అతను ఎవరికీ భయపడకుండ్ అంటే కొంతమంది ఏం జేస్తారు, అరే వీళ్ళేమన్నా అంటారా? వీళ్లేమైనా అంటారు మళ్ళీ నాక్ ఫాలోవర్స్ గాని లేదంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతది అనేసి, బ్యాక్ స్టెప్ ఏసేస్తారు వాలకోవేల నిజమైన కాకపోయినా చెప్పాలంటే. కానీ నేను జూసిన వరకు అసలు ఏ సమస్య అయినా మొత్తం డైరెక్ట్ చెప్పేస్తాడన్నమాట.
ఓకే. అవునవును. ఎవరండి? ఆయన పేరేంటి అజయ్, ఆహ్, ఏంటిదది? ఏదో పేరు చెప్పారు.
అండ్ అజయ్ దాన్ని జై హింద్ అని బెడతాడు హాష్‌టాగ్. అజయేజ్ అనుంటది.
ఓకే.
ఓకే. అతను మొన్ లాస్ట్‌టైమ్ ప్రైమ్ మినిస్టర్ గూడా ఏదో ఇష్యూ అతను ఏదో మరి నోటి జారో ఏదో చెప్పాడు ప్రైమ్ మినిస్టర్. అతని మీద కూడా జేప్పాడు. సో ఇలా జెప్పకూడదు అనేసి. అంటే అంత హై ప్రయారిటీస్ ఉన్న మనుషుల మీద చెప్పాలంటే చాలా వరకు భయపడతారు. మీరన్నట్టు హ్మ్. కోల్‌కత్తా హ్మ్.
ఓకే. ముందు అవును చాలా ధైర్యం ఉండాలి ముందైతే. ఏంటంటే చాలామంది ఎవ్ ఏమైనా ఇష్యూ గురించి మాట్లాడితే వాళ్ళొచ్చేసి మనల్ని తీసుకెళ్ళిపోతారేమో లేపోతే ఇట్లా ఇంటి మీద‌కి దాడేమైనా చేస్తారని జెప్పేసి అలా గూడా భయపడత భయపడే వాళ్ళు గూడా ఉన్నారు.
హుహు. నిజంగా, అలా చాలా వరకు భయపడి చెప్పరు, బ్యాక్‌స్టెప్ ఏసేస్తారే నాకెందుకొచ్చిన గోల? ఉన్నోళ్ళు ఉన్నం ఫిక్స్‌డ్‌గా ఉన్నాం. రిస్కెందుకు అనేసి చెప్పరన్నమాట. అయితే మళ్ళీ మీరు రీసెంట్ కోల్‌కత్తా అని కూడా జెప్పారు గదా! సో అందులో చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? హై ప్రియారిటీ అంటే వాళ్ళు హై ప్లేసెస్‌లో ఉన్నవాళ్ళు. ఆ!
అవును, అవును. ఔ అహ్, అవునవును. పెద్ద మనుషులు చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. అందుకే కదా దాన్నసలు పక్కన పెట్టేసింది. అసలు దాంట్లో కొంచెం మనం కామెడీ ఏమన్నా చూసుకుంటే ఆ సీఎంఏ అక్కడ ఉండిద్ది, ఆమె వచ్చేసి పోలీసుల మీద కేస్ ఏసిద్ది. అసలు ఇంకా ఆమె కేసేస్తే అదే కదా! అదసలు చాలా ఫన్నీగా అనిపించింది. దాని మీద కూడా చాలా ట్రోల్స్ కూడా అయినాయి గూడా.
మూసేసారు. అవును అదిల హ్మ్. నిజంగా బ

హ్మ్. మొత్తం లోపల లోపలనే క్లోజ్ జేసేస్తారనమాట ఆ కేస్. సో ని మీరు సీఎం అన్నారు గదా! అదే అందామనుకున్నా. సో సీఎం గురించి గూడా నెగెటివ్‌గా చెప్పాడంట ఇలా జేయగూడదనేసి. అలా జేప్పేవాడన్నమాట. సో అది నాకొంచెం బాగా ప్రబ్ నేనేమైనా ఆహ్, ఇది కరెంట్ సిట్యుయేషన్స్ ఏమన్నా ఎలా ఉన్నా గూడా అందులో చూస్తాను. ఇంకోటేంటంటే మన తెలుగు వాళ్ళ దాంట్లో ఫేమసైన వాళ్ళింకా ఇది మీకు 'రా టాక్స్' అని ఒకటి ఉంటది. వంశీ పోడ్కాస్ట్. హ్మ్. ప అతను గూడా చాలా బా చెప్తా అంటే చేస్తాడు. పోడ్కాస్ట్‌లన్నీ మొత్తం. హ్మ్.
అవును. ఓకే. ఓకే. 'వంశీ రాటాక్స్.' అవునవునవునవును. ఈ పోడ్కాస్ట్ బాగా చేస్తాడు. అవును. ఆయన పెద్ద పెద్ద వ్యక్తుల్ని యుఎ గూడా తీసుకొస్తారు. ఈ మధ్య మన లలిత జ్యులర్స్ గుండంకుల్ని ఆయన్ని గూడా తీసుకొచ్చారు గదా!
ఆ! <chuckles> అతను అంటే ఇన్ ఓన్లీ సెలబ్రిటీసే గాకుండా క లైఫ్‌లో కష్టపడి పైకొచ్చిన వాళ్ళందరు ఆ!
ఆ! అన్నిటికి సంబంధించి హెల్త్‌కి సంబంధించి డాక్టర్‌లని గాని, లేపోతే అన్ని ఫీల్డ్‌లో నుంచి తీసుకొస్తాడు. టెక్నాలజీ పరంగా అట్లా గూడా తీసుకొస్తాడు. అవును. అయితే మీరు వీళ్ళని గమనించారా ఒక కపుల్ ఉండుంద్దనమాట, వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు. వాళ్ళు ఆహ్, మన కరోనా టైమ్‌లో ఎక్కువగా ఫేమస్. ఈ సమస్యల గురించి మాట్లాడే వాళ్ళమి వాళ్ళు ఇద్దరు కపుల్ ఉంటారండి. పేర్లు నాకు గుర్తులేదు. ఆహ్, మీరు చూసే ఉంటారు చాలా వరకు రీల్స్. వాళ్ళు గూడా ఇట్లాగే ఆహ్, ప్ర సమస్యల గురించి, అంటే వార్స్ గురించి, ఇట్లాంటివి బాగా మాట్లాడేవాళ్ళనమాట. "ఇదెలా అవుతుంది? ఇదెలా అవుతుంది? మీరు మనం దీని గురించి మాట్లాడాలంటే దీన్ని రీ పోస్ట్ చేయండి. అందరూ షేర్ చేయండి." అని జెప్పేసి ఆహ్, చాలా ట్రెండింగ్‌లోకొచ్చింది వాళ్ళయి గూడా.
డిఫరెంట్. హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ డొబైన్స్ నుంచి తీసుకురావడం. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవునా! అంత ఐడియా లేదు నాకైతే వాళ్ళు. చూసుంటాను గాని నాకు గుర్తు రావట్లేదు అదైతే. ఆహ్
యాక్ ఓకే. మీకు తెలిసిన వ్యక్తి గురించి జెప్తాను. ఆహ్, ప్రపంచ యాత్రికుడు.
ఆ! ఓకే. ఆ!
ఆయనది. ఆ ఆయనుంటాడన్నమాట. ఆయనే గదా! మన బెట్టింగ్ యాప్‌లో చె ప్రమోట్ జేసిన వాళ్ళందరిని పట్టించింది గూడా అతనే గదా!
అన్వేష్ నా అన్వే అవునా?
ఆ! అం అంటే పట్టించడంటే అందరికి ఎవరియి అయితే బెట్టింగ్ యాప్స్‌ని ఇట్లా ప్రమోట్ జేసారో ఆ! వాళ్ళ మీద వీడియోస్ చేయటం గాని, ఆహ్, వాళ్ళ మీద కేస్‌లు గూడా ఆయనే ఆహ్, తి ఆహ్, వేసాడన్నమాట. అంటే అన్నారప్పట్లో. ఆహ్, "పోలీస్ కంప్లెయింటిచ్చింది వీళ్ళందరిని కొంచెం ఎంక్వైరీ జేయమని" అప్పుడే కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు.
ఓకే. అంటే ఆ టాపిక్ దీసిన వ్యక్తి అనుకుంట. ఆహా! ఓకే.

నిజంగా. వాళ్ళలా ఆలోచించి ఏం చేస్తున్నారు కొంతమంది అందరు కాదు. కొంతమంది. ఆహ్, వాళ్ళకి మనీ రావడం కోసము ఆహ్, ఈ గేమ్స్ యాప్స్ ఇవి ఉంటాయి కదా! ఈ గేమ్సు బెట్టింగ్ యాప్సు.
అవును. ఈ బెట్టింగ్ యాప్‌లు ఈ మధ్య చాలా ప్ర ఆహ్, అవును.
ఆ! ఇవన్నీ ప్రమోట్ చేసేస్తున్నారనమాట. నాకు ఫ నా ఫాలోవర్స్ ఎలా అయినా ప్యా ఉన్నారు కదా! అనేసి వాళ్ళు పాపం ప్రభావితం అయితున్నారు. వీళ్ళెలాగైనా బెట్టింగ్
అవునవును. వాళ్ళు ఖచ్చితంగా అవును. వాళ్ళిప్పుడేంటంటే, ఒక విషయం గురించి తెలియనప్పుడు ఎవరైనా తెలిసిన వ్యక్తి బాగా ఆహ్, అంటే ఆహ్, సర ఇట్లాగా ఫేమస్ అయిన వ్యక్తి చెప్తే బాగా వింటారు. మన మనుషుల్లో ఉన్నది అదే కదా! తెలియంది ఆహ్, విషయం గురించి తె ముందు తెలుసుకోవాలంటే ఇలాంటి వాళ్ళెవరైనా చెప్తేనే ముందు తెలుసుకుంటారు. అది మళ్ళీ వెరిఫై కూడా చేస్కొరన్నమాట. అది కరెక్టా కాదా అని. వాళ్ళు చెప్పంగానే అదే ఫాలో అయిపోతారు అదే చేసేస్తారు. అవును.
హ్మ్. <giggles> అవును. హ్మ్. అది ఆ అది అసలే లేదు. <giggles> ఆ రూల్ అసలే లేదు వెరిఫై <giggles> చేసుకోవడం జనాలకి. అవును. మీరు చెప్పింది నిజమే. వెరిఫై సరే అది చెప్పింది నిజమా కాదా అసలు చేద్దామా వద్దా అనేసి వెరిఫికేషన్ అవేవ్ ఉండవు. చెప్పాడు చేద్దామా అయిపోయిద్ది అతనే చేస్తున్నాడు మనం ఎంత అనేసి ఒక ఆలోచన వస్తది. అలా అని
అస్సలుండద్దు. అదే కదా! వాడేదో చెప్తాడు ఇన్‌ఫ్లూయెన్సరు నేను వాడేశాను, ఇది దీనివల్ల ఆహ్, ఈ నేను ఈ హెయిర్ ప్రొడక్ట్ వాడేశాను, నాకు జుట్టు వచ్చేసిందని చెప్పేస్తడు. లేకపోతే నేను ఈ స్క్రీం ఈ క్రీమ్ వాడన తెల్లగైపోయిందని చెప్పేస్తా వాడరు కదా! వాడైతే ఫిల్టర్ ఎసేస్తడు ఫస్ట్. బిఫోర్ ఆఫ్టర్‌నే 2 పెట్టేస్తాడు వీళ్ళు నమ్మేస్తరు.
హ్మ్. <chuckles> కానీ వాళ్ళు వాడరు. హ్మ్. వాళ్ళు వాడరు. ఎసేస్తడు ఆ!

చాలా మందున్నారండి. ఇప్పుడు మెన్ష అంటే నార్మల్‌గా ఎలా అంటే ఇప్పుడు నేను, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పాను కదా! నాకు వాళ్ళ తప్ప అందరూ అలానే అనిపిస్తది జెన్యూన్ కంటెంట్ ఇది ఇవ్వట్లేదనేసి. అంటే ఎక్కువ నేను జు ఇన్‌ప్ల్యూయన్స్ నాకు తెలిసినవరకనమాట. ఎక్కువగా ఎలా అంటే, ఇంక ఇందులో మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మరీ దారుణమంటే దారుణం. ఫస్ట్‌లో వస్తారు. ఆహ్, ఏదో యావ్ ఇవన్నీ అప్లైలు జేసుకొండి అనుకుంటూ పెడతారు. తర్వాత స్ట ఇగ అంటే, ఫాలోవర్స్ పెరిగే కొద్దీ ఏమైతుదంటే వాళ్ళు ఎడ్యుకేషన్ టైప్ ఇన్‌ప్ల్యూయన్సర్స్ ఉంటారు కదా! జాబు పోస్టులు జేసుకుంటూ చెప్పుకుంటూ, అప్పుడేం జేస్తారు తెలుసా? ఇప్పుడు సెర్టైన్ కంపెనీ దగ్గర ఆహ్, తీసుకుంటారనమాట మాట్ మనీ. మనీ తీసుకొని అంటే ఎం‌ఎన్‌సీస్‌లాగా గాదు. కొంచెం చిన్న చిన్న స్టార్టప్స్ తీసుకొని, వాళ్ళ దగ్గర మనీ తీసుకొని, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు గదా! మా దగ్గర ట్రైనింగ్ తీసుకోమనండి మనీ ఇచ్చి అలా ఆ! ఉంటాయి కొన్ని కోర్సులు. ఆ! వాళ్ళనొక్కసారి మోటివేట్ ఆ! ప్రమోట్ జేయండి, మోటివేట్ జేయండి బాగా చెప్తామని చెప్పండి, అనేసి చెప్పేసరికి వీళ్ళు పోస్ట్ జేసేస్తారు. యూట్యూబ్‌లో, ఇన్‌స్టా‌లో అలా చేసి ఇప్పుడేం జేస్తారు. స్టూడెంట్స్ ఏం జేస్తారు, నిజమా! వీళ్ళు బానే జెప్తారు కాబట్టి నమ్మేయచ్చు తీసుకుంటాను కోర్సు డబ్బులిగ, అది 20,000 గాని, 30,000 గాని పెట్టేయడమే. <chuckles>
ఓకే. ఓకే. అవును. అవునవునవునవును. అవును. అవునా? ఓకే. ఓకే. ఓకే. ఓకే. తర్వాత మేము వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు వీళ్ళు ప్రమోట్ చేసేస్తారు. ఓకే. ఓకే. అదే కదా! ఇప్పుడు వాళ్ళేదో చదువుకునే వాళ్ళలాగా వాళ్ళు చెప్తారు. "నేను దీంట్లో కోర్స్ తీసుకున్నాను. చాలా బాగుంది నాకైతే ఇంత నాలెడ్జ్ వచ్చింది" అని చెప్తారు. కానీ వాళ్ళేం చేయరు. ఒక యాడ్ చేసేస్తారు. వదిలేసి యెళ్ళిపోతారు. తర్వాత మనం ఇరుక్కుపోతాం దాంట్లో.
ఆ! చెప్త్ అంతే ఆ! ఇరుక్కుపోతాం. అది మనీ కట్టేసి ఇరుక్కుపోతామనమాట.
అయితే ఆహ్, మీరు హ్మ్. ఆహ్, ఎప్పుడైనా మీరు ఇట్లాగా మనం వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం కదా! స్టార్టింగ్‌లో. ఎవరైనా ఇట్ ఇన్ఫ్లుయెన్సరులు ఏదైనా ప్రొడక్ట్ గురించి గానీ లేకపోతే ఈ మన స్ అనుకున్నట్టుగా సామాజిక సమస్య గురించి కానీ ఏవన్నా మాట్లాడితే ఇప్పుడిప్పుడు చాలా మంది మాట్లాడుతారు. అంటే ఈ సామాజిక సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సరులు. కానీ అందరూ దాని గురించి కరెక్ట్‌గానే మాట్లాడరనమాట. కొంతమందికి సగం సగం తెలిసిన నాలెడ్జ్‌తో వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది ఆహ్, పూర్తి నాలెడ్జ్‌తో మాట్లాడతారు. అంత కొంతమంది ఆహ్, ఏంటంటే వాళ్ళు కంటెంట్ పరంగా కూడా చూసుకుంటారు. సరే. ఈరోజు ఇది ట్రెండింగుంది ఈ టాపిక్ గురించి మాట్లాడేద్దాం. మంచి వ్యూ‌స్ వచ్చేస్తాయి అనుకుంటారు కానీ అదీ, అది జెన్యూనా కాదా అని చెప్పేసి తెలీదు. అలాంటప్పుడు మీరు దాన్ని తెలుసుకోవడానికి జెన్యూనా? కాదా? అని చెప్పేసి ఎలా తెలుసుకుంటారు? ఏం చేస్తారు మీరు?
హ్మ్. ఆ! ఉన్నారు. హ్మ్. <chuckles> అవును. హ్మ్. ట్రెండింగ్. ఏదైతే ట్రెండ్ కా హ్మ్.

అవును. అది ఏంటంటే మనం ఇప్పుడు ఇండియాలో ఇండియాలో కొట్టుకుంటుంటే తే చేస్తారుగా మన ఇండియా గురించి బయట పడేయాలని. అలాంటి వాటిటికి ఏస్తారు కానీ, మనకి ఇండియాకి సపోర్ట్ చేసుకుంటూ ఆహ్, ఇలా "సపోర్ట్ ఇండియా" అనేసి ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ అనేది పెట్టేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎళ్ళిపోయి, సో ఇండియాకింత ఉంది అంటే ఇంత హైలైట్ అంటే ప్రియారిటీ ఇస్తున్నారనేసి చాలా ఆహ్, ఫేమస్ కూడా అయిపోతాం. అంటే ఇంత సపోర్ట్ చేయాలనేసి కూడా సపోర్టింగోస్తది. అలా ఇన్‌ఫ్లూయన్సెస్
ఆ! అవును. అవును. మనకి రీసెంట్‌గా జరిగిన కోల్‌కత్తా‌లో ఏదో డాక్టర్‌కి సంబంధించింది ఏదో ఇష్యూ కూడా జరిగింది. అదసలు ఇప్పటికైతే మొత్తానికి వదిలేశారు అసలు దాని గురించి ఏవి గూడా ఎవరు మాట్లాడలేదు.
అవునవును. హ్మ్. దానికి గూడా రెస్పాండ్ అవ్వలేదు. హ్మ్. అసలు అలాంటి విషయంలో ఎలా అంటే ఎంత కోపమోస్తదంటే, ఇలాంటి చిన్న చిన్న వాటి ప్రమోషన్స్ టైంలో, ఇ ఇగా అవసరం లేనప్పుడు గూడా ఎందులో పడితే అందులో ఇరకడము, అలా చేస్తా ఉంటారు. రీసెంట్‌గా అదొచ్చింది గదా! ఇంకొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ప్లస్ సెలబ్రిటీస్ గూడా బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడము, కేస్ గూడా అయింది. ఆ! వాటిలో అయితే ముందుంటాం ఆహ్, ఏంటి డబ్బులు ఎర్న్ చేయడంలో. ఒకవేళ ఈ సమాజంలా ఏయి <chuckles>
అదే కదా! అవునవును. దాని మీద కేస్ కూడా ఏశారు. అవును. అప్ వ మనకా డబ్బులు జూసుకుంటారు గాని ఈ సమస్యల దగ్గర మాత్రం ఎవరు మాట్లాడరు. అయితే మీ పర్సనల్‌గా ఏవరినైనా చూశారా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వీటి గురించి మాట్లాడి మార్పు తీసుకొచ్చింది ఏమన్నా మీరేమన్నా గ్రహించారా? అట్లా ఏమన్నా చూశారా?
మాట్లాడరు.